అంటే ఫ్యాక్టరీ అంటే, ఫ్యాక్టరీ గాదు. చిన్నది షుగర్ ఫ్యాక్టరీ లాంటిది, అలాంటిది. అక్కడ వాచ్‌మెన్ తాతయ్యనుంటాడు. ఆ తాతయ్య ఎప్పటికప్పుడు చూసుకుంటాడు పిల్లల్ని అటేళ్ళనివ్వకుండా. అన్నీ అక్కడుండి దగ్గరుండి జూసుకుంటాడండి, అంతా బాగుంటది కూడా, చెప్పాలంటే. ఆ నది వొడ్డున
ఆ! అవునండి. ఓకె. అయితే ఆ నది తీరాన మీరెప్పుడైనా మీ ప్రేమించిన వ్యక్తితో గాని, అలా నది దగ్గర కూర్చొని గడిపిన మధుర క్షణాలేమన్నా ఉన్నాయా?
అహా! అలాగంటే ప్రేమించిన వ్యక్తంటే అండి, మా తాతగారితో యెళ్ళేవాడినండి మా తాతగారితో యెళ్లి, మా తాతగారేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూపిచ్చింది ఇలా చేయిస్తంది మొత్తమంతా మా తాతగారలవాటు చేసారు, నది దగ్గర. మా తాత గారితో యెళ్ళినప్పుడల్లా సాయంత్రం గూర్చొని ముచ్చట్లు బెట్టడం. లేదంటే మా తాతగారి కథలేమైనా చెప్తే అయి వినడం గానీ, అక్కడే లేదంటే అక్కడ మంచిగా చిన్నప్పుడు, చిన్నప్పుడు భలే నిద్ర బట్టేదండి మా తాతగారి ఒళ్ళో అలా పడుకునేవాడినండి, అక్కడే కథలు జెప్తుంటే.
ఓకె. ఆహా! అవునా? ఇయన్నీ చేస్తూ ఉండేవారు. అక్కడ నది నది దగ్గర అలా పడుకుండి పోయేవారా?
ఆ! నది దెగ్గరలా పడుకుండా పోయేవాడ్నండి. అంత బాగుండేది. తాతగారు మళ్ళీ నన్ను ఒళ్ళో ఎసుకొని తీసుకొచ్చేవారండి.
మరె లేపి తీసుకొచ్చేవాళ్ళా?
ఆ! అండి. చిన్న సైకిల్ ఉండెదండి. సైకిల్ మీద తీసుకొచ్చేవారండి.
చాలా చక్కగా చెప్పారండి. చాలా చక్కగా చెప్పారండి. అసలా, నది ఒడ్డున మీకున్న జ్ఞాపకాలు అవి మంచివో, చెడ్డవో ప్రతీదీ జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కొన్ని విషాద జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. వాటినింకా మనం, మనము మూవ్ ఆన్ అయిపోయి, మంచి జ్ఞాపకాలనే గుర్తుపెట్టుకొని ముందరకెళ్ళాలని, కాబట్టి చాలా చక్కగా చెప్పారండి. మనం మళ్ళీ కలిసి మాట్లాడదాము. ధన్యవాదాలండి.
ఆ! అండి. <giggles> ఆ! అండి. అదే అండి, ఇంకా బాధకరమంటే. అవునులెండి. నిజమే అది. ఆ! అండి. <giggles> మళ్ళీ కలిసి మాట్లాడదాం అండి. ధన్యవాదాలండి.

మనకి ఆహ్, నది ఒడ్డున నిలబడితే చాలా మెమోరీస్ గుర్తొస్తయి. అవి మంచివైనా, చెడ్డవైనా, మన చిన్నప్పుడు గడిచిన జ్ఞాపకాలు కావచ్చు. లేకపోతే మనం అలాగా ఆ నది ఒడ్డున మన ఫ్రెండ్స్‌తో గడిపిన కాలం కావచ్చు, ఇలా చాలా గుర్తొస్తూ ఉంటాయి. అక్కడ మంచిగా ఆ నది హోరు వింటూ, మనకు మనసు కూడా చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తది. కొంతమందికి కొంచెం బాధ కూడా అనిపిస్తది. అలాగా మీరు మీకు ఇప్పుడొకా మిమ్మల్ని ఒక నది ఒడ్డున నుంచో‌బెడితే మీకెట్లాంటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి?
అవునండి. అవును. ఆ! అండి. అవునండి. నిజమే అండి. అంటే ఇప్పుడు నది ఒడ్డున నిలబడితేంటి కొంతమందికేంటంటే అండి, బ్యాడ్ మెమోరీసని ఉంటయి. కొద్దిగా గుడ్ గుడ్ మెమోరీసని ఉంటయి. అంటే మంచి వె క్షణాలు లేదంటే చెడ్డు చెడు స్నేహాలని. ఎందుకంటే, అతను పాస్ట్‌లో జరిగినవి కొన్ని కొన్ని ఉంటయండి దానివల్ల తను అయ్యేనా గుర్తు తెచ్చుకోవచ్చు మంచైనా. లేదంటే చెడ్డవన్నా గుర్తు తెచ్చుకొని బాధపడొచ్చండి. నా దాంట్లో అలాగ రెండూ ఉన్నయండి చెప్పాలంటే. నాకలాగే రెండు ఆ! రెండు ఉన్నయండి. ఒకప్పుడేంటంటే అండి, అంటేవ్ పాస్ట్‌లో అండి నా చిన్నప్పుడేంటంటండి మే ఇప్పుడు, మాది పల్లెటూరు దగ్గరండి కొద్దిగా. మాది విలేజ్‌ లానే ఉంటది కొద్దిగా చెప్పాలంటే, టౌన్ లాగా చిన్నది.
అవునండి. నిజమే. అంటే మీకెలాంటి మెమోరీస్ ఉన్నాయి? రెండూ ఉన్నాయా? ఓకే. చెప్పండసలేమైంది? ఓకే. ఆహా! ఓకే. చిన్న టౌను. ఓకే.
ఏంటంటే పక్కనే ఆ! ఒక 5 కిలోమీటర్లు దాటెళ్తే ఒక కాలవ ఉంటదండి. ఎప్పుడూ కూడా అక్కడికెళ్ళి, స్నానాలు చేయడం అలాంటియి జేస్తూ ఉంటాం.
ఆహా! ఇప్పటికి ఎంజాయ్ జేస్తారు.
అలాగే ఈసారేంటంటే ఆ! అవునండి. ఈ సారి అలాగేంటంటే మేము అలా కొద్దిగా ఎదరకెళ్ళావండి పెద్ద నదొచ్చిందండి. నాకూ అంతగా ఈత రాదండి. మా ఫ్రెండ్స్
ఓకే. అంటే కాలవ కాకుండా వేరెదేదైనా ఒచ్చిందా?
ఆ! అవునండి. కొద్దిగ పెద్దది. అంటే ఇప్పుడు అదే కాకుండా కొద్దిగా ఎదరకెళ్దామని చెప్పి ఎదరకెళ్ళావండి. ఇంతకీ ఏంటండి?
ఓకే. ఆహా!
ఆహ్, మా ఫ్రెండూ ఆ! వాళ్ళకందరికీ ఈతొచ్చు. నాకీత రాదండి.

అదే కదండీ! ఈత రానోడికి కొద్దిగా అలా చేయడం కూడా కొద్దిగా తప్పండలాగా. ఎందుకంటే, అలాగే చాలా మంది చనిపోయేన వాళ్ళుంటారండి. ఇలా జరగగా మేము అలా ఈతలు కొట్టాం. చాలా మంది ఫ్రెండ్స్‌తో చాలా ఫోటోలు దిగాం అక్కడ. ఇలా చాలా మంచి, మంచి మెమోరీస్ అన్ని చాలా ఉన్నాయండక్కడ.
నిజమే. అవును. ఓకే. మంచి మెమోరీస్ కూడా ఉన్నాయయితే.
ఎప్పుడన్నా ఆ! ఎప్పుడన్నా ఎప్పుడన్నా మాకు ఏమన్నా సరదాగా ఎటన్నా ఎల్లాలనిపిస్తే అక్కడికే అండి దగ్గరలో. ఎల్లాలనిపిస్తే అక్కడికే ఎళ్ళేవాళ్ళమండి ఫ్రెండ్స్ అందరూ కలిసి బండి మీద బండ్లు ఏసుకొని, దగ్గరలో ఆడికెళ్లి స్నానాలు చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమండి. అప్పటికి ఈత నేర్చుకున్నానండింకా. <chuckles> నేర్చుకున్నాక ఆ! నేర్చేసున్నానండి. ఆ! అలాగే ఇంకా ఈత కొడుతూ అంతా మాట్లాడుకుంటూ అంతా నది దగ్గరంతా అసలు చాలా అంటే చాలా మెమోరీస్ అండి. ఇప్పటికి కూడా మర్చిపోలేను చెప్పాలంటే. అంత బాగున్నాయి కూడా. ఎందుకంటే, ఫ్రెండ్స్‌తో ఉన్నాయి కదండీ! కొద్దిగా ఆనందంగా ఎక్కువుంటాం మన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడే కూడా.
ఆహా! ఓకే. అప్పటికి నేర్చుకున్నారా అయితే? ఓకే. అవును. ఓకే. నిజమేనండి. అంటే ఫ్రెండ్స్‌తో కాబట్టి, ఆ హ్యాపీనెస్‌తో అయిపోతాయి.
ఆ! అండి. అదే కదండీ! ఆ హ్యాపీనెస్‌తో అలాగైపోయిందండి. అంతా గడిచిందండి. కాకపోతే, కొంతవరకు బానే ఉందండి. తర్వాత చదువులకి ఇయన్నీ కూడా మళ్ళీ ఆ టౌన్‌లోనే విలేజ్‌లో ఉండిపోలేం కదండీ! వేరే, వేరే ఊర్లెళ్తుంటాం. వేరే, వేరే స్టేటులు కూడా ఎల్ ఎళ్తూ ఉంటాం మనం. అలాగే నేను కూడా నాకు స్టడీస్ కోసంమని మా అమ్మ వాళ్ళు మొత్తం అంతా ఇల్లు మారిపోయామండి మొత్తానికి. మారిపోగానే అంత బానే ఉంది. ఇలా వేరే ఊరొచ్చెసాం. కొద్ది దూరంగానే వచ్చేసాంలెండి. అంటే ఊరెప్పుడో సంవత్సరానికొకసారి గానీ, లేదంటే 2 సంవత్సరాలకొకసారి గానీ ఎళ్ళేవాళ్ళమండి మేము.
అవును. నిజమేనండి. ఓకే. ఆహా! అవును. ఓహో! 2 సంవత్సరాలకొకసారి అలాగా.
అలాగే ఒకసారి ఆ! అరే! ఒకసారి ఒక కాలొచ్చిందండి నాకు.
ఓకే. ఏమని?
ఏంటంటే, ఇలాగా ఇలాగా మీ ఫ్రెండ్ మన ఫ్రెండ్ చనిపోయాడురా! ఇలా నదిలో పడి ఊబిలా ఉంటే మొత్తం కిందకి లాగేసింది, అని ఏదో చెప్పాడండి. నాకేం అర్థం కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చనిపోయాడంటే అసలు అది తీసుకోలేకపోయాను.
అయ్యి ఆహా! ఎవరు మిమ్మల్ని ఇలా తొక్కుపెట్టినతనేనా?
అతను కాదండీ. వేరేవాడు. వేరే అతను.
వేరే అతను. ఓకే.
హ్మ్. ఏంటా అంటే, ఏ అసలేమైంది? ఏం ఇంకా వెంటనే ఏమాలో అసలు ఏం వినకుండా వెంటనే అక్కడి నుంచి బయలుదేరానండి మా ఊరు. వెంటనే ఎళ్లి అసలు చూడగానే అసలు మొత్తం అంతా ఆళ్ళింట్లో ఏడుపులు ఇయన్నీ అసలు అసలు చూడలేకపోయానండి చెప్పాలంటే. చాలా బా అదే కదండీ!
ఆహా! నిజమే. అది నిజంగా మనకు కూడా చూడడానికి, వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. మన ఫ్రెండ్ ఒకతను అట్లా అయ్యింది అంటే.
అదే కదండీ అసలు! అవునండి. నాకు చాలా బాధేసిందసలు. ఏడుపాగలేదండి అసలు. మా ఫ్రెండ్స్ అందరూ అలా ఏడుత్తునే ఉన్నారసలు సాయంత్రం దాకా. అలాగే ఉండి అలాగే ఉన్నారు. అసలేమైందా అని కనుక్కుంటే అండండి
అవునా! ఓకే. మీకు బాగా క్లోజా ఆ ఫ్రెండు?
ఆ! బాగా క్లోజండసలు. ఏమైందనంటే అండి తనేమో
ఓకే. అసలేమైందంట అలాగా అవ్వడానికి?
ఆ! రీ ఆ! రీజనేంటంటే, అలా ఊబిలో పడి ఇలా దూ ఆహ్, ఈత కొడుతుంటే చనిపోయారంటున్నారు కానీ అది నిజం కాదండి. నిజం అందరంటే ఊర్లో వాళ్ళందరికి అలా చెప్తున్నారు కావచ్చు. కానీ నిజమేంటంటే, తను ఒక అమ్మాయిని లవ్ చేసాడండి.
ఓకే. అసలేమైందండి?

నిజమేనండి. మీ మాట మీ మాటల్లో ఆ బాధ తెలుస్తుంది.
ఆఫ్టర్‌నూన్ నా స్నేహితుడనేది. అదే. అదే. కదండీ! ఎందుకంటే, అందరం కలిసున్నాం ఇప్పుడు తనొక్కడే మాతో లేడండి. తను కూడా ఉండుంటే బాగుండేది అని ఒక లోనన ఒక భావననేది అలా ఉండిపోయిందండి చెప్పాలంటే. ఇలా ఇంతకి ఎలా చేశావురా, ఇలా అని అసలు ఆ బాధని చెప్పలేమండి చెప్పాలంటే.
అవును. అవును. ఓకే. అయితే హ్మ్. ఇప్పుడు మనం మీ బాధాకరమైన జ్ఞాపకాలను పక్కన పెడితే అసలు నది, దగ్గర మీరు ఉన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ అంటే, ఈ ఈ కాకుండా అంటే ఏమి ఆలోచిస్తుంటారు. ఆ శబ్దం గాని, ఆ వాతావరణం గాని, మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తూ ఉంటుంది లైఫ్‌లో?
ఆ! అండి. అంటే, అలాంటి మెయిన్‌గా చెప్పాలంటే ప్రశాంతత అండి. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా పవ్‌వా ఏమన్నా ఆలోచన కాని, లేదంటే ఏమన్నా చేయాలన్నా, ఏమన్నా ఆలోచించాలన్నా, ఇప్పుడు ఏ పనన్నా మొదలుపెట్టాలన్నా, ఏమన్నా ఆలోచించాలన్నా, నేను నది దగ్గరికెళ్తానండి ఆ నది దగ్గరికి. ఎందుకంటే, అక్కడ అంత ప్రశాంతమైన చల్లటి గాలి, ఆ నది ప్రవాహన ఆ సౌండ్లు కానీ, పిచ్చుకల సౌండ్లు కానీ ఇయన్నీ అసలు, ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అండి అసలు స్వర్గంలా ఉంటదండి చెప్పాలంటే.
ఓకే. ఆహా! నది దగ్గరికెళ్తారు. ఓకే. అవునా?
అందుకని నా ఆ నది దగ్గర అంటే చాలా ఇష్టమండి. అక్కడికెళ్ళిన తర్వాత, ఇప్పుడేమన్నా కొత్తగా చేయాలనుకున్నాననుకోండి ఆంటేమన్నా షార్ట్ చేయాలని జెప్పని ఏమన్నా ఐడియా రావాలనుకున్నాననుకోండి. వెంటనే అక్కడికెళ్ళి బండేసుకొనెళ్లి, అక్కడ కూర్చొని
ఆహా! కూర్చుంటే మీకు ఆ ఐడియా వస్తుందా?
లేదంటే ఆహ్, ఒక టీ. చల్లగా అదే! వేడి వేడిగా ఒక టీ గాని తీసుకెళ్ళండి, అక్కడ కూర్చొని తాగుతా ఆలోచిస్తూ ఉంటానండి ఏమన్నా, అంటే ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటది, లేదంటే ఇలా చేద్దామా, ఏంటి అనేది కొత్తగా ఆలోచిస్తూ ఉంటానండి. అక్కడ మంచి మంచి అన్ ఆ ప్రశా
ఓకే. అంటే ప్లానింగ్‌తోనే వెళ్ళాలన్నమాట. అయితే ప్లానింగ్‌తోనే టీ తీసుకొని వెళ్తారన్నమాట.
ఆ! అండి. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉంటేనే కదండీ! ఏదన్నా చేయగలం, ఆలోచించగలం ఏదన్నా సరే!
నిజమే. నిజమే. అయితే ఎప్పుడైనా అలా నది ఒడ్డునకెళ్ళి సన్‌రైజ్ అయినా సన్‌సెట్ అయినా చూసారా?
అందుకనే అక్కడికి అక్కడ అంటే బాగా ఇష్టమండి. ఏంటండి?
నది ఒడ్డున కూర్చొని సన్‌రైజ్ గాని సన్‌సెట్ గాని?
అక్కడ, అక్కడికొచ్చేసరికి ఆ! ఆ నది దగ్గరేంటంటే అండి. సన్ సన్‌రైజ్ అంత రాదు గానీ, సన్‌రైజ్ బాగోదు గానీ, సాయంత్రం ఈవెనింగ్ ఒక 5, 6 ఆ టైం అవుతండి. సన్‌సెట్ ఉంటదండి! అసలు భలే! ఉంటదండి చూడ్డానికి ఆరెంజ్, మొత్తం పింక్, షేడ్ పింక్ లాగా ఇలాగొచ్చి, మొత్తం అంతా నది మీద షేడ్ పడి, అదంతా అస్సలు భలే! ఉంటదండి ఆ బాబు! అసలు. ఆ! మళ్ళీంకేంటంటే, మేము ఒకవేళ మంచి <chuckles> బట్టలు గాని, పండగ గాని ఏం జేస్తామంటే అండి. కొత్త కొత్త బట్టలేసుకుంటాం కదండీ! అలాంటి సమయంలో ఆ బట్టలేసుకొని, కొత్త కొత్త బట్టలేసుకొని అక్కడికెళ్ళి, ఫోటోలు దిగడం గాని, ఇలాంటివి చేస్తాం. రీల్స్ రీల్స్ చేస్తూ ఉంటాం గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు. <chuckles> అలా ఫ్రెండ్స్ అందరితో కలిసి రీల్స్ గానీ, వీడియోస్ గాని తీసుకుంటూ ఉంటామండి అక్కడే మొత్తం అంతా. చాలా గడిపినవి చాలా ఉన్నాయండి.
ఓకే. ఆహా! చాలా బాగుంటదన్నమాట. ఓకే. అవునండి. అవును. అవును. ఓకే. అక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట, అలా అంటే.